అయితే, మరి ప్రతి మనిషికి గూడా, మరి అవసరమైంది మంచి నిద్ర. అయితే, మరి బాగా నిద్రపోడానికి మీ రాత్రి సరళ రొటీన్ ఏంటంటే గనక ఏం జెప్తారు?
అవునండి. ఇదే. అంటే ఆహ్, అది మనిషి బట్టి కూడా కొది ఉంటుందండి. ఆహ్, నిద్రపోయే సం కొందరికి ఎంత ప్రయత్నించినా ని నిద్ర రాదండి.
ఓకే. ఓకే. అవునండి.
అది గూడా ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని కరెక్ట్‌గా అన్ని ఉంటారు. కానీ, కొందరు నే ని ఆహ్, నిద్ర రాదు. కాకపోతే, జనరల్‌గా అందరూ నిద్రపోయే టైమ్ ఏదైతే ఆహ్, ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఆహ్, నేను చేసే రొటీన్ ఏంటంటే ఆహ్, నేను సాయంత్రం నా ఉద్యోగం నుండి రాగానే తర్వాత కొద్దిగా ఏవన్నా మెయిల్స్ చెక్ జేసుకోవడం, ఇవన్నీ చెక్ జేసుకున్న తర్వాత అది 6 వరకు ఫినిష్ చేసేస్తానండి. 6, 7 వరకు ఫినిష్ చేసేస్తా.
నిద్ర రాదు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సో, 6, 7 వరకు మీరు ఫ్రీ అయిపోతారు మొత్తం.
ఫ్రీ అయిపోతాను. ఇంక 7 తర్వాత, మొబైల్ దాదాపు ముట్టనండి.
హ్మ్.
అది ఒక న అంటే, నేను విపరీతంగా నేను కూడా ఇది ఆహ్, ఈ కా ఈ మొబైల్‌కి అడిక్షన్ అయ్యానండి.
ఫోన్‌లో అన్ని అంటే, అన్ని వీడియోస్ చూడడం గాని, రీల్స్ చూడడం గాని అన్ని చేసేవాళ్ళు మీరు కూడా మాములుగా.
ఆహ్, ఆ! ఎక్కువగా మొబైల్‌లో ఆ రీల్స్ చూడడము, యూట్యూబ్ గాని, ఇన్‌స్టా గాని ఒకప్పుడైతే టిక్‌టాక్ అండి. ఇంక మరీ ఘోరం టిక్‌టాక్ ఉన్నప్పుడైతే అస్సలు అయ్
ఓకే. <laughs> మీరు కూడా టిక్‌టాక్ చేసేవాళ్ళా?
ఆ! టిక్‌టాక్ చేసేవాడిని కాదు గాని ఒక చూసేవాడిని.
ఓకే. ఆ!
ఆ టిక్ టాక్సు అది ఎలా అయిపోయిందంటే, ఇంకా ఖాళీ సమయం దొరికితే అది తప్ప ఇంకొకటి వచ్చేది కాదు మైండ్‌కి.
హ్మ్. ఓకే. ఓకే. అంటే మీకు ఖాళీ సమయంలో ప్రతిసారి టిక్ టాకె చూసేవాళ్ళనమాట.
అంటే కొన్ని రా కొన్ని సార్లు రాత్రి టిక్ టాకే చూసేవాన్ని. రాత్రి 12, 12, 1 గంట ఆహ్, ఇలా అయిపోయేది. తర్వాత మార్నింగ్ లే ఆహ్, లేసిన తర్వాత ఎంత తలనొప్పి వచ్చేదంటే, ఆ సరైటువంటి నిద్ర లేక తర్వాత ఉద్యోగానికి వెళ్తే, కాన్సంట్రేషన్ తప్పడము. పని మీద ఏకాగ్రత
హ్మ్. ఓకే. హ్మ్. యస్. ఓకే. మరప్పుడు అందరు ఇలా అనేవాళ్ళా మరి ఇంత కాన్సంట్రేట్‌గా లేవున్నావు. లేకుండా ఉన్నావు గదా! నీకు హ్యాంగోవర్ ఏమన్నా అయిందా? ఇట్లా అనేవాళ్ళా లేకపోతే ఏంటనేవారు?
ఖచ్చితంగా. ఆహ్, అంటే ఏమన్నా హ్యాంగోవర్ అయిందా? ఏంటి రాత్రి ఎక్కువ పార్టీ చేసుకున్నావా? అనేవాళ్ళు. హ్యాంగోవరా నా బొందా. <chuckles> ఇలా ఈ మొబైల్స్ ఇవన్నీ ఫ్రీ టైము ఇట్లా మాట్లాడడంతో ఆహ్, ఇట్లా అయిపోయింది. ఆహ్, ఇదంటే ఈ టిక్ టాక్సు చూడడము ఇవన్నీ విపరీతంగా ఆహ్, అంటే మరి తగ్గించుకోవచ్చు గదా! అంటే ఒకసారి నాత రాత్రి నిద్ర పట్టదు తొందరగా నాకు. అలా చూస్తూ చూస్తూ ఉంటాను. నిద్ర సరే నిద్ర ఎప్పుడొస్తే అప్పుడు అది పక్కకు పెట్టేద్దాము అని అనుకుంటా గాని, ఇంకా అది అట్లనే గ గడిచిపోతుంది. అని మా ఫ్రెండ్స్‌కి క సరదాగా ఆహ్, ఆఫీస్‌లో ఆఫ్లో చెప్పే చెప్పే వాడ్నాననమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే అది చాలా ప్రమాదకరము. కంటికి, అటు మెదడుకి చాలా ప్రమాదకరము. నువ్వు ఈ అలవాటు ఖచ్చితంగా మార్
<chuckles> <chuckles> ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. బావుంది. బావుంది. ఓకే. అంటే అంటే నిజమే. పడుకునే టైమ్‌లో పడుకోకుండా, కళ్ళకి స్ట్రెయిన్ ఇస్తుంటే, కళ్ళతో పాటు మరి బ్రెయిన్ గూడా స్ట్రెయిన్ అవుతుంది.
ఆ! బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ అవుతది. దాన్ని నువ్వు మార్చుకోవడానికి ఒక చ చక్కటి చిట్కా చెప్తా అని మా ఒక మా ఫ్రెండ్ చెప్పిండండి. సో, అదేంటంటే 21 డేస్ ఏదైనా విషయాన్ని
యస్. హ్మ్. ఓకె.
21 డేస్ ఏదన్నా విషయాన్ని దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు, దాన్ని నిరంతరంగా 21 డేస్ ఖచ్చితంగా చేస్తే ఏ అలవాటైన దూరమైతది.
ఓకె, ఓకె. ప్రాక్టికల్‌గా ఒక, 21 రోజులు గనక మనం ఒక విషయాన్ని మనం అధ్యయనం చేసినా, పాటించిన ఇరవై రెండో రోజు నుంచి మనం ఆటోమేటిక్‌గా దానికి అలవాటైపోతూ ఉంటారు.
మారిపోతుంది అని ఆ సైకలాజికల్‌గా అది కరెక్ట్ అంటా.
ఓకె. ఓకె. అంటే ఈ విషయాన్ని గురించి మీరు నిజమేనా, కాదా అని గూగుల్‌లో సెర్చ్ చేయడం గాని, ఎవరినైనా అడగడం గాని జరిగింది?
నేనూ ఎక్కువ చేయలేదు. ఆహ్, 21 డేస్ అంటే సెర్చ్ చేశాను అటు, ఇటు సెర్చ్ చేశాను. ఏదో సైకాలజిస్ట్ అవును కరెక్టే అది, ఇది అని అన్నారు. కానీ, అది మనం ప్రయత్నించినప్పుడే కదా! తెలుస్తుంది. ఆహ్, అంటే మన అలవాటు అంటే, 21 డేసూ అంటే నేనూ అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా ఈ స్క్రీన్ ఒకటే కాదండి, టీలు తాగే అలవాట్లు ఎక్కువగా ఉన్నా, కాఫీ తాగే అలవాట్లు ఎక్కువున్నా, లేకపోతే డ్రింక్ చేసే అలవాటు ఎక్కువున్నా దేనికన్నా ఇది వర్తిస్తుంది అని నేను విన్నాను.
ఓకె. హ్మ్. హ్మ్. నిజమే. ఓకె. నిజమే. అంటే కొంతమందంటారు కదా! డ్రింక్ చేసే వాళ్ళకి, నిద్ర రావడం కోసమే డ్రింక్ చేస్తున్నాం అని గూడా అంటుంటారు కదా! అదెంత వరకు నిజం?
<chuckles> నిజమే. అది నిజమే అండి. ఆహ్, నిద్ర రావట్లేదూ ఆహ్, డ్రి డ్రింక్ చేస్తే మొత్తం అది ఎంతగా వ్యసనంలాగా అయిపోతదంటే రాత్రి ఒక, 2 పెగ్గులేస్తే గాని ఇంక నిద్రపోలేరు. నేను స్వయంగా నేను చూసానండి చాలా మందిని. నేను చాలా మంది మా ఫ్రెండ్సు
హ్మ్. <chuckles> ఓకె. <chuckles> ఓకె. చాలా మందిని చూసారా మీరు జీవితంలో? అంటే వాళ్ళ అంటే వాళ్ళది రోజు దినచర్య ఎలా ఉండేది? మరి రాత్రి అయితే గనక హ్మ్.
అంటే వా అదీ ఆహ్, వాళ్ళు అనుకుంటున్నారు కానీ, వాళ్ళ దినచర్య సరిగ్గా లేకపోవడం వల్ల నిద్ర రావట్లే. ఆ ఆలోచనలు ఎక్కువ ఉండడంతోనే ఆహ్, రావట్లే. విపరీతంగా ఆలోచనలు. అంటే తొ కొందరంటారు కదా! ఆహ్, ఏమంటారూ! ఆహ్! ఓవర్ థింకింగ్.
ఓకె. ఓకె. ఆహా! హ్మ్. యస్. యాస్. ఓకే. ఓకే. ఓవర్ థింక్.
టూ మచ్‌గా ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఈ ఉండడం వల్లనే అది ఎంతన్నా ఉండని, మనం పడుకునే టైమ్‌కి పడుకోవాలి. ఆహ్, పడుకుంటే ఇలాంటి సమస్యలు రావు. అయితే నేను ఇంకా ఇవన్నీ విషయాలు తెలిసాక 21 పాటించానండి. ఈ మొబైల్ ఇబైల్ కంప్లీట్‌గ అంటే మొదటి రోజు ఎలా అ అయిపోయిందంటే చేతిలో మొబైల్లో లేకపోయేసరికి ఏదో జీవితం కోల్పోయినట్టు అయిపోయిందండి నాకు. అసలు ఇదేంటి? ఇదేదో ప్రపంచమంతా ఇదేదో ప్రపంచమంతా చీకటి అయిపోయింది అన్నట్టు, ఇంట్లో వాళ్ళకి సరదాగా ఏంటమ్మా ప్రపంచమంతా ఇంత చీకటైపోయింది. <chuckles> అమ్మతో సరదాగా, అలానే ఉంటది మరి విపరీతంగా ఫోన్‌కి దానికి అడిక్ట్ అయితే, అది లేనప్పుడు అలానే ఉంటది. నీకే ఆ వయసు అలా ఉంటే, మరి చిన్న పిల్లలకి దీనికి ఇలా అలవాటైపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉం ఉంటదో ఒకసారి ఆలోచించు.
ఓకే. బాగుంది. బాగుంది. పాటిచ్చారు బాగుంది. <laughs> జీవితమే లేనట్టుగా మీరు భా భావించడం ఫీల్ అయిపోయినారు. హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. నిజమే. అంటే చిన్న పిల్లలు ఏంటంటే ఇంకా అడిక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఫోను దూరం పెట్టాలన్న విషయం గూడా తెలీదు. నీకన్నా కొంచెం తెలుస్తుంది గానీ వాళ్ళకసలు తెలీదు.
అవును. ఆ! లేదు. ఆ! ఇప్పుడు మొబైల్‌లో మొబైల్ పక్క పట్టండి. మొబైల్ కాకుండా కొందరు టీవీ కూడా విపరీతంగా జూసేవాళ్ళుంటారు రాత్రంతా. ఆ ఓటిటిలు వచ్చాక ప్లాట్‌ఫార్మ్స్ విపరీతంగా ఆ షోస్, ఈ షోస్ అది కూడా ఒక వ్యసనమే. అది కూడా నిద్రపాడు జేస్తుందండి.
హ్మ్. నిజమే అండి. నిజమే. ఎస్. ఎస్. నిజమే అండి. చేస్తుంది.
అయితే, ఇంక నేను నిశ్చయించుకున్నా. ఈ స్క్రీన్ టైమ్ తగ్గించాలి, 21 డేస్ పాటించాలి అని అనుకున్నాను. స్లోగా రోజు కొద్దిగా రోజుగా అంటే, ఒకటేసారి తగ్గించేటటువంటె కస్ కొద్దిగ కష్టం అయితదే అనే అనుకునే నేనేం జేశాను. ఒక 10 గంటల వరకు చూడడం...
హ్మ్. ఓకే. హ్మ్.
తర్వాత బంద్ జెయడం, అంటే, గ మ నిద్రపోడం. నిద్ర ఒచ్చినా, రాకపోయినా అయితే కొన్ని చిట్కాలు గూడా కొనీ, ఆహ్, ఇంట్లో చిట్కాలు ఏంటి? మిర్యాల పాలు తా తాగి పడుకో. ఆహ్, ఇలా ఏదో చిన్ ఆహ్, ఇలా చిన్
బావుంది. నిజమే అండి. అంటే, ఇవి నిద్దర రాడానికీ మంచిగ హెల్ప్ చేస్తా ఉంటాయి, మంచి నిద్ర రాడానికి.
ఆహ్, ఆహ్, హెల్ప్ చేస్తుంది. ఆహ్, నీకూ అంటే, హెల్తుగ్గూడా మంచిది. అలా ఇంట్లో పెద్దవాళ్ళు సలహా ఇచ్చేసరికీ అవి తాగి పడుకోడము. అంటే, మైండ్‌లో ఎక్కువగా ఆలోచన చెయ్యకపోడము. ఆ తర్వాత కొద్దిగా ఉదయం పూట మెడిటేషన్ చెయడము. ఆహ్, ఇలాంటివీ చెయడంతో, నాకు ఒక 5 రోలు, అంటే, ప్రారంభించిన తర్వాత 21 డేస్‌కి, ప్రారంభించిన తర్వాత ఒక 5 రోజులకి కొద్ది కొద్దిగా మార్పు రావడం జరిగిందండి.
ఓకే. హ్మ్. యస్. బా మంచి విషయవది. 5 రోజులు నించే మీరు తేడా గమనించారనమాట.
అవునండి. ఎందుకంటే, ఇప్పుడు బాడీ సైకిలనేది, ప్రతి మనిషి ఇప్పుడు మనకి గోడకి ఎలా క్లాకుంటుందో, మన బాడీకి కూడా ఒక క్లాకుంటుందంట. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలా, ఏ బాడీ ఏ విధంగా మార్చుకుంటామో, ఆయా క్లాక్‌కే అలవాటైపోతుంది. సో, మనం ఈ ఈ మైండ్‌కెప్పుడైతే, రాత్రి 12 గంటల వరకు అలవాటు చేసామో, దాన్ని స్టాప్ జెయ్యాలి. ఆ క్లాక్‌ని స్టాప్ చేసెయ్యాలి.
అవును. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. స్టాప్ చేశారు కంప్లీట్‌గా. బావుంది. యస్.
ఆ! తొ తొమ్మిది, 9:30, 10. లాస్ట్ 10కి పడికోప్ ఆహ్, పడుకోవాలి. సో, ఇప్పుడంటే నగర జీవితంలో మరీ 8 గంటల కంటే గూడా ఎవరు పడుకోవట్లేదండి. 8, 9 అంటే. అది కష్టతరమే <giggles>
పడుకోవాలి. ఓకే. <laughs> అంటే, నిజమే. మీరన్నట్టు నగర జీవితంలో 8 గంటలకె పడుకుంటే గానీ విచిత్రంగా చూస్తారు.
విచిత్రంగా చూస్తారు. ఆ! ఊర్లులో అయితే, ఖచ్చితంగా ఏ ఏ ఎనిమిది గంటలకల్లా పడుకుంటారు. నిశ్శబ్దంగయిపోతుంది.
ఓకే. హ్మ్. అంతే ఊర్లల్లేమో 8 దాటిత్ దాటిన పడుకోపోతే అక్కడ విచిత్రంగా జూస్తారు. <chuckles> ఓకే.
అక్కడే విచిత్రంగా జూస్తారు. యాహ్! ఆ! అయితే, ఆ యొక్క 10 అంటే, త్ 10 అంటే, మనం 9 గంటలకు బెడ్ మీద పడకున్నా, ఒక గంట సేపు అటూ ఇటూ అనుకున్నా ఒక 10 అవుతుందండి.
హ్మ్. యాహ్! అవునండి.
సో, అలా అహ్, పడుకోడం స్టార్ట్ చేశా. ఇంకొకటేంటంటే, గాఢమైన నిద్ర పట్టడానికి క్లోజుడ్ రూమ్‌లో, ఎట్లా వెలుతురు పట్టనటువంటి ఆహ్, రూమ్‌లో పడుకునేవాడినండి నేను.
హ్మ్. ఓకే. హ్మ్. అంటే, డార్క్ రూమయితే గనక మంచి నిద్ర పట్టేదనమాట.
కొద్దిగా అంటే, హ్మ్, ఒ డార్క్ రూమ్‌లో నిద్ర బా ఒస్తుంది. డైవర్షనుండదు. ఆహ్, చిన్నగా ఫ్యానేసుకొని చిన్నగా ఫ్యానేసేసుకొని, డార్కంటే మరీం గాకు కంప్లీట్ ఏం కనపడనంత బ భయపడేంత కాదు. <laughs> మళ్ళీ భయమేస్తదే. ఆ! చిన్నగా. ఆ! బెడ్ లైటంట వేసుకొని, ఆహ్, అట్లా అంటే కొద్దిగా చిన్నగ వెలుతురొచ్చే విధంగా. మరీ అంత డార్కంటే గూడా మనకు భయమేస్తుంది ఒంటరిగా పడుకోవాలంటే. సో, అలా పాటించడంతో, అది కూడా నాకు మార్పు తెచ్చిందండి. సో, ఈ విధంగా నేను కొద్ ఆ! ఇవన్నీ ఏ చాలా నిజంగా ఇలా డార్క్ రూమ్‌లో నే ఒక్కడినే పడుకోడము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఆ! నె నిద్ర, గాఢమైన నిద్ర పోడానికి ఎంతో దోదబ దోహదపడిందండి నిజంగానే.
ఓకే. యస్. ఓకే. <laughs> అంటే, చిన్న బెడ్ లైట్ గానీ, అలాంటివేసుకొనీ ఓకే. బావుంది. బావుంది. హ్మ్. <laughs> ఓకే. హ్మ్. ఓకే. ఇట్లాంటివన్నీ, మార్పులన్నొచ్చాయి. బావుంది. ఓకే. బావుందండి. బావుంది. మరీ అంటే, నైట్ ఎలాంటి ఫుడ్డు తీసుకుంటే మంచి నిద్ర పడుతుందంటారు?
నిజంగండి. ఆ! ఫుడ్డంటే మా కరెక్టే అడిగారండి. ఫుడ్డు విషయంలో రాత్రి, నేను ఇంక జో ఈ బయట అంతముందొఫు కొద్దిగా బయట ఫుడ్డే తినేసి వచ్చి పడుకునేవాడిని అట్లాగే. తర్వాతె అన్నవెక్కువ తినేవాడినండి. సో, ఇవన్నీ కంప్లీట్‌గా స్టాప్ చేసేశాను. స్టాప్ చేసేసి స్టాప్ జెస చపాతీ గూడా మానేశానండి. సో, కేవలం జొన్న రొట్టె అండి.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అన్నం తినడం తగ్గించారు. బావుంది. ఓకే. చపాతియా? జొన్న రొట్టె. కేవలం జొన్న రొట్టే.
ఈలం జొన్న రొట్టె, వే విత్ కర్రీ. ఇవి తప్ప ఇంక నైట్ అన్నం అనేది బంద్ జేసారండి. సో
హ్మ్. ఓకే. అంటే మీది మరి ఇలా తినడం మరి ప్రతిరోజు ఇలాగే తినడం సాధ్యమవుతుందంటారా? మరి కొన్ని కొన్ని రాజుల్లో తినబుద్ధి గాదు లేకపోతే ఓకే.
ఖచ్చితంగా! యహ్! లేదండి. ఇక్కడా, ఏంటంటే ఈ జొన్న రొట్టెకు ఉన్నటువంటి స్పెషాలిటీ అదే అండి. మీరు చపాతీ రోజు తినండి. ఒక వారం రోజు తినండి. వారం ఆహ్, ఇంకో తర్వా వారం తర్వాత చపాతీ తినబుద్ది గాదు. కాపోతే జొన్నరొట్టె స్పెషాలిటీ ఏంటంటే, కర్రీ వేరైటీస్ మారతాయి గాని, మనకు జొన్నరొట్టె తినడం అనేది టేస్ట్ తగ్గదు. నాన్‌వెజ్ కావచ్చు. ఆ! అంటే ఆ జొన్న రొట్టెతోని ఏదైనా మనకు అంటే ఆహ్, అరే బోర్ అనే ఫీలింగ్ ఉండదండి. సో మోనచిక్ నాన్‌వెజ్ త నాన్‌వెజ్‌తో పాటు ఏదైనా కర్రీ తినొచ్చండి. అంటే ముఖ్యంగా జొన్న రొట్టె హెల్త్‌కి చాలా మంచిదండి. నూనె ఉండదు. త్వరగా డైజెషన్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. మంచి ఫైబర్ కంటెంటు, ఉదయం పూట మోషన్ ఫ్రీగొచ్చేస్తుంది. ఆరోగ్యకరంగా. తర్వాత ముఖ్యంగా నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. జొన్న రొట్టె సేమ్ అలానే ఉంటుంది. కర్రీస్ మారతా ఉంటాయి. ఓకే. బావుంది. బావుంది. హ్మ్. బాగుందండి. ఓకే. యెస్. హ్మ్. ఓకే. యెస్. ఓకే. ఆరోగ్యకరం గూడా చూమ హ్మ్. బాగుందండి. ఆ!
తర్వాత రాత్రి ఇంకా గాడమైన నిద్ర పట్టడానికి కొద్దిగా ఈ రొట్టె, జొన్న రొట్టె తిన్న తర్వాత పాలల్లో కొద్దిగా మిరియాలు, కొద్దిగా లైట్‌గా పసుపు వేసుకొని పడుకునే తాగేసి పడుకునేవాళ్ళండి.
ఓకే. హ్మ్. అంటే వేడి వేడి పాలల్లో ఇవి 2 కలపాలి.
ఆ! గోరవచ్చని పాలు. చాలా లైట్‌గా గొర్రవచ్చని పాలల్లో. అయితే చా అంటే ఒకటి చెప్పారండి. ఆ! పాలు రాత్రిపూట తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుందంట. గాడమైన నిద్ర వస్తుందంట. సో, ఇవన్నీ చిట్కాలు, ఇవన్నీ చిట్కాలు పాటించడంతో నిజంగా నా ఆరోగ్యం మెరుగైంది. నా స్లీపింగ్ స్టైలే మారిపోయింది. అరె! నిజం కదా! మనిషికి కంటే
ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. మంచి విషయం. ఓకే. ఓకే. <chuckles> మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరినయి అనమాట. అయితే. <chuckles>
బా మారిపోయ. అంటే నిజంగా అండి. మనిషికి ఖచ్చితంగా 8 గంటలు నిద్రమ్ యాక్టివ్‌గా ఉండడానికి 8 గంటల నిద్ర చాలా అవసరమండి. చాలా అవసరం. ముఖ్యంగా మనకి నిద్ర కంటే, ప నాకు అనిపించింది తర్వాత, తర్వాత నిద్ర కంటే ఏది రాదు. ఆ! అని ఏదేక్కువ కాదు.
ఓకే. నిద్రయితే చాలా అవసరం అంటారు. బాగుంది, బాగుంది. హ్మ్. ఓకే. ఎక్కువ ఏది కాదు. అంటే ఆరోగ్యము మనకే ఇంపార్టెంట్.
అవును కొందరు చెప్తుంటారు. అంటే ఇది స్ సరదాగా నాకు నిద్ర అంటే బాగా ఇష్టం ఆని <chuckles> కొందరు సరదాగా చెప్తుంటారు. అది నిజమే అండి. నిద్ర చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ మైండ్ షార్ప్‌నెస్ పెంచుతుంది. అన్ షార్ప్‌నెస్ పెంచుతుంది. యాక్టివ్‌గా ఉంటాం.
యెస్. యెస్. యెస్. ఆ! నిజమే. అవును. నిజమే. ఆలోచనలు కూడా సక్రమంగా వస్తుంటాయి అనమాట. మంచి ఆలోచనలు అవన్నీ ఉంటాయి.
సక్రమంగా ఉంటాం. యాక్టివ్‌గా ఉంటాం. చురుకుగా ఉంటుంది. సో, ఇలాంటివన్నీ మనము చిన్న, చిన్న మార్పులు చేసుకుంటే ఎవ్వరైనా మంచి నిద్రని ఆహ్, ఆస్వాదించొచ్చు. నిజంగా అండి. ని నిద్ర పట్టక చాలామంది సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయిపోయి హాస్పిటల్‌కి కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ ఏసుకోవడం దారుణ పరిస్థితులు ఉంటున్నాయండి నిజంగా.
నిజమే అండి. ఓకే. పొందవచ్చని రాను. నిజమే. హ్మ్. ఓకే. నిజమే. అంటే ఇప్పుడు ఈ ఒత్తిడి జీవితంలో మరి అవన్నీ ఆహారపు అలవాట్లుగాని
ఆ! నిద్ర పట్టక, ఆ! మీరు ఒక్కరోజు ఒకరోజు ఆహ్, ఒక రాత్రి నిద్రపోకుండా ఉండండి. ఎలా ఉంటుందో మార్నింగ్ మీరే మీకే తెలిసిపోతుంది. <chuckles> ఆ! ఎలా ఉంటుందో బ్రైన్‌కి రెస్ట్ ఇవ్వకుండా ఒక రోజు రాదు నిద్రపోకపోతే మనకు తెలుస్తుంది. నిద్ర ఎంత, ఎంత ఇంపార్టెంటో మనిషికి అనేది. నిజంగా ఒక సై అంటే ఒక సైన్స్ కూడా ఉంది. ఎన్నో రోజులు, ఒకరోజో కొన్ని రోజులు నిద్రపోకపోతే మనిషి చనిపోతాడంట.
నిజమే. ఓకే. ఇంగ <chuckles> ఇంగ ఏం చేయలేరు. ఇంగ మార్నింగ్. <chuckles> నిజమే అండి. హ్మ్. యెస్. ఆ! నిజమేండి. నేను కూడా విన్న దాని గురించి. అలా చేస్తే గనుక చనిపోతారని. హ్మ్.
అది ఎన్ని రోజులా కరెక్ట్ తెలవట్లేదుగాని ఆహ్, ఒక ర 7 రోజులో మరి, ఏమో నువ్వు కంటిన్యూస్‌గా నిద్రపోలేదనుకో
అవు 7 రోజులో, 9 రోజులులోగాని ఉండొచ్చు. ఏదో ఒక రోజు.
అవును. మనిషి, మనిషి చనిపోతాడంట ఇంక.
నిజమే అండి. నిజమే. అయితే మీరు ఇవన్నీ టిప్స్ పాటిస్తూ మీ నిద్ర అనేది మెరుగు చేసుకొని, అదే మీ రొటీన్ చేసుకున్నారనమాట. చాలా బాగుందండి. చాలా బాగుంది. మరి బాగా నిద్రపోవడానికి మీ రాత్రి సరళ రొటీన్ ఏంటంటే అనక మీరు పాటిస్తున్న పద్ధతులు, మీ ఆహారపు అలవాట్లు మీ నిద్రని ఏ విధంగా సెట్ చేసుకున్నారు. మరి మీ పరిసరాలను ఏ విధంగా సెట్ చేసుకున్నారు అన్న విషయాన్ని మీ అనుభవాల ద్వారా మీరు పాటిస్తున్న విధానాల ద్వారా చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం బాగుందండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
అంటే చూడండి. ఖచ్చితంగా అండి. చేసుకున్నానండి. అవునండి. అవునండి. నిజమండి. అవునండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలండి.